ఓకే. ఓకే. మ్యాట్నికెళ్లారు.
అవును మ్యాట్నికెళ్ళాను. అయితే ఆహ్, వ ఆహ్, ఫస్ట్ షో అదే మనకి మార్నింగ్ షో ఉంటుంది గదా!
హుహు. అవునండి. అవును.
ఆ! మార్నింగ్ షో అయిపోయి అందరూ బయటకిలా వస్తున్నారు. ఆహ్, సడెన్‌గా ఆ ల్ వస్తున్న వాళ్ళలో చూస్తే మా నాన్న, మా మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నరు.
హ్మ్. <laughs> ఓకే. ఓకే. అంటే వాళ్ళు సినిమాకొస్తున్నారన్నమాట! <laughs> ఓకే. ఓకే. ఆ!
ఆ! అనుకున్నాను. పోయాం మోసం అనుకున్నాను. అయ్యో! చూసా. <chuckles>
హ్మ్. పోయాం మోసం అనుకు
ఐతే చూస్తే నాకు ఈ రోజు యే యే కోటింగెలాగుంటుందో అనుకోని ఊహించుకున్నాను నేను మైండ్‌లో. అంటే చాలా భయం అన్నట్టు మా నాన్న గారు అంటే గూడ నాకెక్కువ.
<laughs> ఓకే. ఆ! ఓకే. హ్మ్. ఓహ్! అంటే మీ మద మీ డ్యాడీ అంటే మీకు చాలా స్ట్రిక్ట్ అన్నమాట అయితే.
హ్మ్. ఆ! స్ట్రిక్ట్. అలాగా ఆహ్. ఈ సమయంలో ఎక్కడికొచ్చినవు సినిమాకనడుగుతడేమో అన్నట్టు. ఆహ్.
ఓకే. హ్మ్. <laughs> అంటే మీరు చూసారు. మీ డ్యాడీ గూడా మిమ్మల్ని చూసారా?
ఆ! చూడలేదు. తప్పిచ్చుకున్నాను అక్కడ్నుంచి ఎలాగోలాగా ఆ గ జనం ఎక్కువగ ఉన్నారు కాబట్టి వాళ్ళలో కలిసిపోయాను.
ఓకే. <laughs> ఓకే ఆహా! జనం హడావిడి ఉంటుంది కాబట్టి అందులో తప్పిచ్చుకున్నారు.
ఆ! లేకపోతే ఆరోజు నాకు, మాములుగుండేది కాదు.
హుహు. అంటే మీ డ్యాడీ గూడా ఉహించుండడు అంటే నా మా కొడుకు ఇక్కడ సినిమా థియేటర్‌లో ఉంటాడని గూడా అనుకోని ఉండకపోవచ్చు.
హ్మ్. ఆ! అయితే వాళ్ళు తీసుకెళ్ళేవారు మా నాన్నగారు గూడా. అంటే వ ఆయన కూడా తీసుకెళ్ళేవారెక్కువగా చిరంజీవి ఫ్యాన్ ఆయనన్నట్టు.
హ్మ్. ఓకే. ఆ!
చిరంజీవి గారి సినిమాలేమన్నా రిలీజ్ <giggles> అయితే, ఆ ఇంటిల్లిపాది అందరిని తీసుకెళ్ళేవాడు మా అన్నయ్యని, నన్ను.
ఆ! మంచి విషయం. ఓకే. ఓకే.
హ్మ్, మా అన్నను గూడా. హ్మ్ తీసుకెళ్ళి ఎప్పుడో ఆయనకు సమయం కుదిరినప్పుడలాగ.

ఆహ్, రీసెంట్ టైమ్స్‌లోనే మా ఫ్రెండ్ ఒకతను పెళ్లి చేసుకున్నాడండి. ఈ ఆ! ఆహ్, మనకి ఒకర ఒక నెల కిందట అనుకుంటాను. అతని పెళ్ళిలో కూడా అవును. ఆహ్, అతని పెళ్ళిలో అంటే నాకెక్కువగా అంటే, బలవంతం చేస్తుంటారు మా ఫ్రెండ్స్‌ గాని.
ఓకే. ఆ! హ్మ్. ఓకే. రీసెంట్‌గా, చాలా రీసెంట్. ఆ! హ్మ్. హ్మ్. అవును. అంటే, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా, ఖచ్చితంగా ఒక స్టెప్ ఏసి వెళ్ళాల్సిందే. వాళ్ళు ఊరుకొరు లేకపోతే. <giggles> ఓకే. అవును.
అవును. ఆహ్, అలాగా పక్కన నిలబడి ఉన్న నేను ఆహ్, లాక్కొని ఎళ్ళిపోయారండి. అలా డ్యాన్స్ ఏయడానికి. ఆ! అలాంటి సందర్భంలో ఏశాను. ఏదో పాట ఉండింది అది మనకి హ్మ్, జానపదాలు సాంగ్. డీజే సాంగ్ ఇప్పుడు మొత్తం ట్రెండ్ నడుస్తుంది కదా మనకి. డీజేలు అని అలాగా చెప్పేసి.
హ్మ్. ఓకే. డాన్స్ ఏయాలి ఖచ్చితంగాని. హ్మ్. హ్మ్. ఓకే. అంటే, సాంగ్ అప్పడు వరకు అది విన్నారా? ఆ! 'డిజే టిల్లు' అదా అండి?
<chuckles> కాదండి. అది కాదు. ఆహ్, మనకి రీసెంట్‌గా వచ్చిన పాట ఏదో ఉందండి అది మనకి.
అదేనా? ఆ! ఓకే. హ్మ్. హ్మ్. రీసెంట్‌గా వచ్చిన సాంగే అది పె
హ్మ్. 'రాను బొంబాయికి రాను' ఏదో ఉండే. ఆ! అదే అనుకుంటా హ్మ్. <chuckles> రాను బొంబాయికి రాను అన్నట్టు సాగుతుంది ఆ పాట. మనకి చాలా వైరల్ అయింది కదండీ!
ఓకే. 'రాను నేను <chuckles> రా బొంబాయికి రాను' అంటే అది <giggles> ఓకే. అవునవును. అది మరి మొన్న ఆహ్ వరల్డ్ మిస్ వరల్డ్ పోటీలైతే ఏంటంటే, వాళ్ళకి కూడా ఈ సాంగ్ పెట్టి డాన్స్ ఇవ్వడం జరిగిందని...
ఆ! అవును. అవును. అవును. మిస్ వరల్డ్ పోటీల్లో కూడా చూశాను నేను అవును. ఆహ్, దాంట్లో కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా చేశారు. మన ఆహ్, మన లోకల్ కాకుండా గ్లోబల్ అయిపోతున్నారు. మన సాంగ్స్‌ తోటి కూడా.
మరి నేను విన్నా. హ్మ్. హ్మ్. అవునవును. అయితే, ఇప్పుడు ఈ సాంగ్ అవునండి. అంటే, మన ఫోల్క్ సాంగ్స్‌కి ఎంత ప్రాధాన్యత ఉండడం అనేది కూడా చాలా మంచి విషయం.
హ్మ్. ఆదరణ పెరిగింది. అవును. దానికంటే ముందు ఇంకో సాంగ్ కూడా, అలాగే మనకి చాలా ఆదరణ పొందిందండి. ఆహ్, మనకి ఏది ఇది ద
ఓకే. అంటే 'బుల్లెట్ బండా' అండి?

అందులో సాంగ్స్ గుర్తున్నాయి. అంటే ఆ సాంగ్స్ గూడా ఆ సాంగ్స్ గుర్తుకొచ్చినా గూడా మరి మీరు అపుడు ఏ సందర్భంలో మరి అంటే ఆ మూవీకెళ్లారు? మీ డ్యాడీ‌తో పాటు ఎవరున్నారు?
హ్మ్. హ్మ్. ఉన్నాయి. ఉన్నాయండి. ఆ! అవును. ఆ! సం సందర్భం అంటే అది ఏదో పండగ రోజు అనుకుంటానండి. ఏదో పండుగ సెలబ్రేట్ జేసుకొని మరుసటి రోజు మేము వెళ్ళామనుకుంటా. దసరా అనుకుంటా.
ఓకే. ఆహా! ఓకే. అవును. అంటే పండగప్పుడు సినిమా‌లకి వెళ్ళడం మరి ఇన్ తెలుగు వారికి అదొక ఆచారం అన్నమాట. అవును.
అవును. చాలా. ఆ! ఆహ్, ఎక్కువగా సినిమాల్లో పిచ్చున్న వాళ్ళు వెళ్తుంటారు ఇలా. నేను నాకు సినిమా పిచ్చి ఉంది గాబట్టి వెళ్ళేవాడిని. ఫ్రెండ్స్‌తో కలిసి ఫ్రెండ్స్‌నంతా గ్యాంగ్‌లాగా జేసుకొని పోదాం పోదండి సినిమాకి ఇంకా అని జెప్పేసి వెళ్ళేవాళ్ళం.
హ్మ్. ఓకే. ఓకే. ఆ! సో ఆ 'స్టాలిన్' మూవీ అప్పుడు మీకు అర్థమయిందా? అంటే సినిమా అర్థమయ్యి, నచ్చడం అట్లా అయిందా?'
హ్మ్. అర్థమైందండి అర్థమైంది. నాకు ఆ వయస్సు కొంచెం అర్థం జేసుకునే వయసే గాబట్టి కొంచెం
హుహు. ఓకే. అందులో సాంగ్స్ మీకు ఏదంటే ఇష్టం మరి?
దాంట్లో మనకి ఆహ్, ప్లే ప్లేలిస్టే చాలా అద్భుతంగా ఉంటుందండి మనకి. ఆహ్, సినిమా పాటలన్నీ ఆహ్, బాగుంటాయి. దాంట్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది. పరారే పరారే అని జెప్పేసి. అది కొంచెం మోటివేషనల్ సాంగ్‌లాగా నేను ఇప్పుడు జిమ్‌కెళ్ళినప్పుడు గూడా ఇయర్ ఫోన్స్‌లో పెట్టుకొని వింటుంటాను.
హ్మ్. ఓకే. ఆ! ఓకే. ఓకే. ఇప్పుడు గూడా ప్రెజెంట్ వింటున్నారా అదే సాంగ్‌ని?
హ్మ్. అవునండి. ఆ సినిమాలోని సాంగ్స్ ఇంకా ఉంటుంది. ఆహ్.
హ్మ్. అంటే అందులో ఏ ఏం అంటే పల్లవిలో కొన్ని కొన్ని వచనాలు చరణాలుంటాయి గదా! అది చాలా ఇన్స్‌స్పిరేషన్‌గా ఉంటాయి గదా! మీకు మీకైతే
హ్మ్. హ్మ్. అవును. చాలా ఇన్స్పిరేషన్‌గా మనకి ఇప్పుడు ఈ సమాజానికి.
మీకెదైనా గుర్తుందా మరి అది? పల్లవి అట్లా.